అవునండి. <giggles> మీరు మాత్రం చాలా బాగా చేప్పారండి. అంటే, ఇలా య్ అంటే, ఇప్పుడూ ఇలానే కాకుండా కొంతమందేంటంటే, డ్రాయింగ్ గీయడం కానీ, లేదంటే వాళ్ళు <smacks lips> ఆహ్, పాటలు పాడటం గానీ, ఇలాంటియి కొన్ని కొన్ని కార్యాలనేయి చేస్తా ఉంటరు కదా! అలాంటివి కూడా మీరేమన్నా ట్రై చేసేవాళ్ళండి? అంటే
ఆ! <chuckles> అవును. అవును. అవును. అంటే, అలాంటియి <giggles> ఏం చెయ్యలేదు గానీ ఎక్కువ, ఈ ధ్యానము, ఎక్కువ వ్యాయామాలు చేసేదాన్ని. అంటే, ఆహ్, ఆహ్, ఆ ఎక్ససైజ్ చేసేదాన్ని స్ట్రెంథ్ ట్రైనింగ్. మీరన్నట్టు డ్రాయింగ్స్ నేనూ అంటే, నేనొక్కదాన్నే చెయ్యను గానీ, నాకొక బాబున్నాడండి. ఆ బాబుతో పాటు కూర్చొని ఎట్లంటే, మేమిద్దరం ఎక్కువ క్వాలిటీ టైమైతే స్పెండ్ జేస్తాము. బాబు కోసం ఉద్యోగం గూడా మానేశా నేను చెప్పాలంటే. ఇంక్ ఇంకా లేచిన దెగ్గిరనించి బాబుతోనే అని జెప్పాలి ప్రస్తుతానికైతే.
ఆహా! ఓకే. ఆసమ్. ఆహా! ఓకే. <chuckles> అవునండి. ఓహో! అయ్యో! మీరు ఆహా! అవునండి. అంటే, ఇప్పట్లో జనరేషన్‌లో ఏంటంటే, చిన్న పిల్లలకీ మీరు చెప్పినట్టూ చాలా తక్కువండి ఉండటం. ఇప్పుడున్న పిల్లలేంటంటే, ఇంక మొబైల్సొచ్చేసినాయి గదా! వాళ్ళకి మొబైలొకటిచ్చేస్తే చాలు. ఆళ్ళే ఆడుకుంటూ ఉంటారు అని చెప్పేసి, పిల్లలని పక్కనబడేస్తూ ఉంటారు. మీరలాగ కాకుండా చాలా బా చూసుకుంటున్నారండి మీ పిల్లలని. ఇంటికా
ఆహ్, సో హ్మ్. లేదు. లేదు. <chuckles> లేదండి. <giggles> అసలా మీరు మొబైల్ దాకెళ్ళారు. నేనైతే మా వాడికి ఇప్పుడు 5 సంవత్సరాలు. నేనూ ఎలా అంటే, ఆహ్, సంవత్సరం నించే నాక్ నాకు ఈజీ అవ్వడానికి, నేనొక రొటీననేది అలవాటు చేసుకున్నాను. రోజూ ఒక అలవాటన్నట్టు. ఎట్లా అంటే, నేనొకా ప్రణాళికబద్ధంగా పెట్టుకున్నాను. అంటే, వా ఇప్పుడు చిన్నప్పుడు పసిపిల్లలప్పుడు మెయిన్‌గా ప్రాబ్లమేంటి, పడుకోవడం పిల్లలు.
ఆహా! అవునండి. అవునండి.
అది నేనెలా చేసేదాన్నంటే రాత్రి పూట 7కి బెడ్రూమ్‌కి తీసుకెళ్తే, బాబు 11 వరకు 11కి బడుకునేవాడు, కానీ నేనేంటంటే, రోజూ ఏడింటికే తీసుకెళ్ళేదాన్ని. అట్లా ఒక సంవత్సరంలో ఎలాంటి డిఫరెన్స్ చూశానంటే, ఇంకా వాడు నేను తీసుకెళ్ళకపోయినా అదే టైమ్‌కి పడుకునేవాడు, 7:30, 8కి.
ఓకే. ఆహా! ఓకే. ఆహా! <giggles> ఆహా! అంటే ఇంకా అలవాటయిపోయిందనమాట ఇంక. ఓకే. ఆహ్, మమ్మీ రోజిలా తీసుకెళ్తుంది గదా! మనం గ ఆహ్, మమ్మీ ఎందుకు ఇంక మనమే యెళ్లి పడుకుంటాం గదా! అన్న థాట్‌ ఆళ్ళలో ఒచ్చేసిందనమాట.
అలవాటయిపోయింది. హ్మ్. అవును. ఇంకా ఆహ్, ఎలా అంటే, అలాగే మనము ఫుడ్డు గూడా అంతే, సేమ్ అన్నీ ఇంక.
ఆ! ఇంకా క ఇంకేమి?